హ్మ్. ఉంది గానీ నాకు ముగ్గులు రావు కాబట్టి నేను కలర్స్‌తో మ్యానేజ్ జేసేదాన్ని. మా దాంట్లో ఏంటంటే టీమ్స్ యేస్తారు గదా! ముగ్గులకి. ఒక్కళ్ళెయలేరు అంత ముగ్గు. సో అలా టీమ్స్ చేయడంతో నేనెక్కువ కలర్ నేను కలరేస్తా నేను కలరేస్తా అనేసి చూజ్ జేసుకునేదాన్ని రోల్. ముగ్గు అనేసి మా ఫ్ర మా స్నేహితురాలకలా ఇచ్చేదాన్ని. వాళ్ళు ముగ్గేయగానే నేను కలర్సేసేదాన్ననమాట. అలానే ఇంట్లో సంక్రాంతి
హ్మ్. హ్మ్. అవును. అవును. <laughs> ఓకే. <chuckles> హుహు. అవును. అవును. హ్మ్. హ్మ్. అంటే ఇప్పుడు ఈ ముగ్గుల్లో గూడా చాలా రకాలుంటాయి గదా! అంటే చుక్కల ముగ్గులంటారు. లేకపోతే ఏదైనా థీమ్ అనుకుంటారు. అంటే నెమలినో లేకపోతే ఏనుగో లేకపోతే ఆ సంక్రాంతికి మరి వచ్చే ఆహ్, ఆహ్, దున్నపోతో ఏదో అంటారు గదా! ఆ బస్ బసవరాజు ఇవన్నేస్తుంటారు గదా! మీరైతే ఏం థీమ్ తీసుకున్నారప్పుడు.
హ్మ్. <giggles> హ్మ్. అవును.